అంటే, పిల్లలకి ఆహ్, మనము ఈజీ ఈజీగా బతకడం అనేది అంటే, సరన జీవి సరళ జీవన శైలి అంటే ఆహ్, ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్తామండి పిల్లలకి మనము? అంటే, ఏం చేస్తాము? మీ లైఫ్‌లో, ఏమన్నా జరిగిందా అండి? విత్ ఎక్స్‌పీరియన్స్‌తో అంటే మీరెలా చేస్తారు? ఆ వాక్యాలకు మొదటగా ఎ ఆహ్, ఏ విధంగా ఎగ్జాంపుల్‌తో, పర్ఫెక్టూ అని చెప్పగలుగుతారండి? అలా ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా అండి? అంటే, సరళ జీవనశైలి పిల్లలకు <smacks lips> ఆహ్, నేర్పించే విధంగానండి మనము. ఏ విధంగా ఆహ్, దాని గురించీ చెప్తారా అండి, మీరు క్లియర్ కట్‌గా?
ఆ! తప్పకుండా చెప్తానండి. యాక్చువల్లీ సరళ జీవనశైలి అంటే, సులువుగా మనం జీవ జీవితం మన జీవితాన్ని, సులువుగా ఎలా చేసుకోవాలి. అంటే, దానికి ఏమేమి చేస్తే, మన జీ జీవనశైలి చాలా హ్యాపీగా, ఈజీగా సులువుగా అయిపోతుంది. మనం ఎక్కువ కాంప్లికేటెడ్ చేయకండా. అంటే దానికి మనం ఏం చేయాలంటే, మంచి అలవాట్లు నేర్చుకోవాలి.
హ్మ్. ఓకే. హుహు. ఓకే. అవే ఓకే అండి. అంటే ఇప్పుడు అన్నారు కదండీ. జిగ్ కాంప్లికేట్ చేసుకోకుండా సులువుగా, సులువుగా చేసుకోవాలి ఏదైనా, అని అన్నారు గదండీ. మీరు పిల్లలకి నేర్పిచ్చాలంటే, ఏ విధంగా బోధన ఇస్తారండి? ఏ ఏ విధంగా తెలియజేసారు సింపుల్ లైఫ్ అని. దానికి ఎగ్జాంపుల్ ఒక విధంగా ఏ విధంగా చేస్తారండి? మీ పిల్లలకి నేర్పించాలంటే, మీరెలా చెప్తారు?
అవును. ఆ! అదే సింపుల్ లైఫ్ అంటే, మనం ఎక్కువ హడావిడి, హంగామా అక్కర్లేకండా చాలామంది హంగామా చేస్తారు కదా! ఓ పె పెద్ద ఖర్చులు పెట్టేసి, పెద్ద, పెద్దా బుక్స్ కొనేసి, లేకపోతే వే వే ఆహ్, వేరు వేరు హడావిడి చేసిసి, అవేమీ లే ఓహ్! పెట్టేసి చేపించేసి, ఏవేవో చేస్సి, వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసి, ఆహ్, తల్లిదండ్రులు కన్‌ఫ్యూజ్ అయిపోయి. తర్వాత నానా ఇబ్బంది పడతారు. <chuckles> అలా క్యా కాకండా ఏం చెప్తారంటే, మీరు శుభ్రంగా మామూలు జనరల్‌గా, సూ మామూలుగా ల్ ఆహ్, లైఫ్ లీడ్ చేయండి. శుభ్రంగా ముందు కాలేజ్‌కి వెళ్ళండి. క్లాసెస్ అటెండెన్ అవ్వండి. అన్ని క్లాసులు శుభ్రంగా ఎందుకంటే, లెక్చరర్స్ అందరూ ఎందుకు ఉంటారండి? వాళ్ళు చెప్పడానికే ఉంటారు. కానీ, పిల్లలు ఏంటంటే, ట్యూషన్ అనే ఒక దీంట్లో పడిపోయి, ఈ ప్ లెక్చరర్‌లు చెప్పినా క్లాస్‌లు వినరు. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆ కా క్లాస్‌లు అయిపోయిన తర్వాత, "నాకు ఇది అర్థం అవ్వలేదు, నాకు అది అర్థం అవ్వలేదు. ఏం చేయాలి, ఏం చేయాలి?" అని పేరెంట్స్‌ని అడుగుతారు. పేరెంట్స్‌కి ఏమి తోచక, వీడు అసలు క్లాస్‌లో వింటున్నాడా, లేదా అని అడగరు. అది తోచక వాళ్ళు ఏం చేసారు ట్యూషన్‌లో పెడతారు. మళ్ళీ ట్యూషన్‌లో పెట్టాక, మళ్ళీ వేరే యావిగేషన్‌లోకెళ్ళిపోయి, వేరే దీంట్లోకెళ్ళిపోయి ఆ ట్యూషన్‌లు కూడా స
ఓకె. అవును. నిజంగనే. <chuckles> అవును. అవును. నిజంగానండి. ఆ! ఏదేదో కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేపిచ్చి, ఆన్‌లైన్ క్లాసెస్ అని జాయిన్ చేపిచ్చేసేసి, ఏవేవో చేస్తూ ఉంటారు. అవునండి. <chuckles> అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. కన్‌ఫీస్ కన్‌ఫ్యూజ్ అవుతారన్నమాట. ట్యూషన్ టీచర్ ఒకటి చెప్తుంది. ఈ చ క్లాస్ టీచర్ ఒకటి చెప్తుంది. ఎగ్జామ్ అనేది క్లాస్ సార్ ఒకటి పెడుతుంటాడు. ట్యూషన్ సార్ ఒకటి పె వాళ్ళు ఒత్తిడికి గు గురవుతారు కదండీ. అలా. ఆ! <chuckles>
అంత కన్‌ఫ్యూజే. ఆ! అది. ఒత్తిడికి గురయ్యి మొత్తం అంతా కన్‌ఫ్యూజ్ చేసుకుంటారు. దాని బదులు యాక్చువల్‌గా, మరి క్లా కాలేజీలు పెట్టింది ఎందుకండి? క్లాసులు పెట్టేది ఎందుకండి? లెక్చరర్‌లు ఉన్నది ఎందుకు, కాలేజీల్లో? లేకపోతే పె పెద్ద ,పెద్ద ఈ కాలేజీలు ఉంటాయి కదా! వాటిల్లో లెక్చరర్‌లే చెప్తారు ఏకంగా యాక్చువల్‌గా. వాళ్ళు వినరు, వినకండా వేరే, వేరే ఆహ్, ధ్యాసలో పడిపోయి ఆ వచ్చిన
అవునండి. అవునండి. అవునండి. హ్మ్. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఇది ఇది, ఇది తెలుసా అండి మీకు? అంటే, ఇది కూడా అంటుంటారు కదండీ. మనము కాలేజీకి ఏవ్రీడే, స్కూల్‌కి ఏవ్రీడే వెళ్ళడం వల్ల, మనకి చదువు ఎంత వస్తుందో గానీ, రోజు వెళ్ళడం వల్ల, ఒక డిసిప్లేన్ అనేది వస్తుంది కదండీ. ఈజీగా బతకగలము సొసైటీలో, హ్మ్. అనేది వస్తుందండి. అది దాని కోసమైనా తప్పకుండా ఏవ్రీడే కాలేజ్‌కెళ్ళడము. ఆ! అవునండి.
హ్మ్. ఆ! తప్పకుండా వెళ్ళాలండి. క తప్పకుండా ఎళ్తే మీరు చెప్పినట్టు వాళ్ళకి క్రమశిక్షణ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, కన్‌సిస్టెన్సీ వస్తుంది. అంటే, ప్రతిస్ ప్రతిరోజు వెళ్ళాలి. ఇది ఒక నా తాలూకా బాధ్యత. నేను ప్రతిరోజు వెళ్ళి కూర్చోవాలి. ప్రతి క్లాసు వినాలి. వాళ్ళు చెప్పింది నేను నోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మినిమమ్ అంటే, హ్మ్. ఆహ్, చాలా అవసరమైన పాయింట్లండి ఇవి. ఇవి లేకండా ఏదో కాలేజ్‌కెళ్ళాము, పిల్లలతో తిరిగేసాము, మళ్ళీ వచ్చేసాము, మళ్ళీ ఇంటికి వచ్చాక అంతా బ్లాంక్. బా అంత బ్లాంక్ అంటే, ఏమి తెలియని వాళ్ళలాగా వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు మళ్ళీ
అవునండి. అవును. అవునండి. అవునండి. అదే, అదే. అదే అండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. ఆహ్, మీరన్నట్టు ఈ బాధ్యత అనేది అన్నారు కదండీ. రోజు వెళ్ళడం వల్ల, కన్‌సిస్టెన్సీ ఇదే కన్‌సిస్టెన్సీ, ఇదే బాధ్యత, ఉద్యోగపరంగా కూడా మనకు అవసరం ఉంటుందండి. అందుకే ఆహ్, చిన్న పిల్లలకి స్కూల్ టైమ్‌లో, కాలేజ్ టైమ్‌లో ఏవ్రీడే వెళ్ళాలి స్ట్రిక్ట్ అటెండెన్స్ చూడడం, అలవాటు చేస్తుంటారు కదండీ! త తప్పకుండా ఫాలో అవ్వాలి కదండీ అవి, అలాంటివి?
ఆ! అంతే. తప్పకుండా ఫాలో అవ్వాలండి. మరి అటెండెన్స్ సిస్టమ్ పెట్టింది దేనికి? ఇప్పుడు ఎందుకంటే, వాళ్ళు అటెండెన్స్ సరిగ్గా లేకపోతే, వాళ్ళకి పాఠాలు అర్థమయ్యాయి అని ఎలా తెలుస్తుంది? వాళ్ళు పాఠాలు వింటున్నారని ఎలా తెలుస్తుంది? వాళ్ళు రోజు క్లాస్‌కెళ్తున్నారు ఎలా తెలుస్తుంది? అందుచేత వాళ్ళు మెయిన్ ఏంటంటే, ఆహ్, డైలీ ఆహ్, కాలేజ్‌ని పంపించడము. క్లాసులూ అటెండ్ అవ్వమని చెప్పడము, ఆ అటెండ్ అయినది, అక్కడ ఏదైతే రాసుకున్నారో, మళ్ళీ ఇక్కడికొచ్చి రివైజ్ చేసుకోవాలి. వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉన్న టెక్స్ట్ బుక్‌లోనే
అవునవును. అవునవునండి. అవును. అవును. ఆ! అదే అండి. అంటే, ఆ! నేర్చుకున్నది, రాసుకున్నది రివైజ్ అన్నారు కదండీ. ఏదైనా ఇష్టంతో చేయాలండి. ఇష్టంతో చేస్తే, మనకి ఒత్తిడి ఉండదు, భయం కూడా ఉండదు, ఆనందం ఉంటుంది కదండీ. దానివల్ల, తేలికగనిపిస్తుంది మనకు నేర్చుకోవడం కూడా. జీవితం కూడా, సులభమైయిపోతూ ఉంటుంది కదండీ దానివల్ల కూడా. అవునండి.
అవునండి. ఆనందం ఉంటుంది. సులభం అయిపోతుంది కదా! <sniffs> ఇప్పుడు ఇవాళ సబ్జెక్టూ రాసుకుంటారు. అదెంచి 10 రోజుల దాకా మళ్ళీ వెనక్కి తి తిప్పరు. <smacks lips> నార్మల్‌గా ఇప్పుడు చేసే పిల్లలు. అది ఆ రాసుకున్నది రాసుకున్నట్టే ఉంటుంది. 10 రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు. అది మర్చిపోతారు. అదే మీరు ఏ రోజైతే మీరు అవి విని, అందులో నోట్‌బుక్‌లో రాసుకొని, అదే రోజున మీరు పాఠ్య పుస్తకంలో, టెక్స్ట్ బుక్‌లో తీసుకొని, అది మళ్ళీ రివైజ్ చేస్తే, అది మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది.
అవునండి. అవునండి. అవునవునండి.
ఎందుకంటే, 3 ఇన్సిడెంట్స్ అక్కడ సేమ్ టైమ్లో జరిగాయి. ఒకటోది లెక్చరర్ చెప్పడము, రెండోది అదే టైమ్లో వీళ్ళు రాసుకోవడము, మళ్ళీ మూడోది ఏంటంటే ఇంటికి వచ్చి అది రివైజ్ చేసుకోవడం.
అవునండి. అవునండి. ఆ! య్ అది ఇది కూడా అంటారు కదండీ. మీరు రివైస్ అన్నారు కాబట్టి. ఆహ్, ఇంత చదివిన, ఒక పది సార్లు చదివిన ఒకటే, చూడకుండా ఒకసారి రాసినా ఒకటే అంటారు కదండీ. దాన్ని దాన్ని ఏమని చెప్తారండి మీరు?
ఆ! ఆ! అది చూడకుండా చదివినా రాసినా ఒకటే. అంటే యాక్చువల్‌గా ఏమంటారంటే ఒకసారి రాసింది. పది సార్లు చదివినంత ఈక్వల్ అండి.
ఆ! అవునండి అవును.
ఎందుకంటే, రాయడం వల్ల మనకి డైరెక్ట్‌గా మైండ్లోకెళ్తుందండి. చదవడం వల్ల సగం మైండ్లోకెళ్తుంది. సగం గాల్లోకెళ్తుంది. అందుకోసనే మీరు పది సార్లు జ చదివే బదులు. మీరు నేర్చుకున్నది ఒక్కసారి రాయండి. అది పది సార్లు చదివిన దానికి ఈక్వల్‌గా ఉంటుంది...
అవునండి. అవునండి అవును. ఖచ్చితంగా అవునండి.
అని జెప్తారు. అందుచేత వాళ్ళు ఎప్పుడూ, చెప్పిన వెంటనే మన ఇంటికొచ్చి, అదే ఏది చెప్పారో అదే సబ్జెక్ట్‌ని తీసుకొని, ఆపాప్ టెక్స్ట్ బుక్‌లో తీసుకొని, అవన్నీ చదివామనుకోండి. మనకి క్లియర్‌గా దాని గురించి అర్థం అవుతుంది. అసలు లెక్చరర్ ఏం జెప్పారు. నేనేం రాసుకున్నాను. నేను ఇంటికి వచ్చి చూసిందేంటి. ఇవన్నీ 3 మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఆయన బుర్రలో స్ట్రాంగ్‌గా వెళ్తుంది. అది చాలా రోజులు ఉంటుంది.
అవునండి. అవునండి. కాన్ చాలా చక్కగా చెప్పారండి. అంటే, మీరన్నారండి స్కూలు, అది, ఇది. ఈ జీవనశైలిలో ఆహారం అనేది కూడా మనకి ఒక భాగమండి. ఆహ్, అంటే, చాలా చాలా ముఖ్యం కదండీ! మనకు. ఆహార రుచులను గాని, పండుగల టైంలో, ఏ విధంగా ఆహారం, మనమూ ఆహ్, రొటీన్ ఉండాలి మనకి? అంటే, స్కూల్ టైమ్‌లో ఏ ఫుడ్ ఉండాలి అనేది. ఆహ్, ద దాని గురించి ఏమని చెప్తారండి మీరు? మన జీవన, జి సరళమైన జీవనశైలిలో ఇది కూడా, ఒక భాగమని నేనంటానండి. ఆహ్, ఇంటి పనులు కూడా అండి. ఇంటి పనులు కూడా, చేయడం అది కూడా, పిల్లలకి రావాలి అని, అంటాం కదండీ! ఆ ఇంటి పనులలో కూడా, ఈజీ ఏ విధంగా ఉంటుంది? రొటీన్ లైఫ్ ఎలా మార్చుకోవాలి? అనేది కూడా, మనం నేర్పించాలి, గదండీ! పిల్లలకి. దాన్ని, దాన్ని ఏ విధంగా చెప్తారండి మీరు?
అవునండి. అంతే. బ తప్పకుండా. తప్పు. తప్పకుండా! అండి. ముందూ మనం ఈక్ ఏహ్! ఎలాగ, ఈ ఫుడ్‌నేలా తీసుకెళ్తాము? ఎలాంటీ వెవత్ ఆహ్, తిండి పదార్థాలు స్టూడెంట్స్‌కివ్వాలి? తినే పదార్థాలు. అంటే వాళ్ళకి ఈజీలీ డైజెస్టిబుల్. ఏదైతే, ఈజీగా, డైజెస్ట్ చేసుకునే వస్ ఆహ్, వంటల్ని వాళ్ళకి క్యారేజ్‌లో పెట్టాలి. లేకపోతే, బాక్సుల్లో పెట్టాలి. పంపించాలి. ఎందుకటే, దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు తిన్నా కూడా, ఎటువంటీ కడుపు స అప్సెట్ అవ్వడం గాని, లేకపోతే వేరే విధమైన కాంప్లికేషన్స్, కడుపు నొప్పి గాని, అలాంటి కాంప్లికేషన్స్ లేకండా హాయిగా తిరిగొస్తారు. అదే మీరు ఏ పిజ్జా, బర్గర్‌లు పెట్టి, లేకపోతే దాంట్లో ఇంత శ శనగలు పోసి, "దానికంటే, మా అబ్బాయి ఇంకా బాగా స్ట్రాంగ్" అవ్వవ్వాలని ర నానా రకాలా హ్మ్, ఫుడ్స్ పెట్టేసీ ఆహ్, అవి అరకండా మరి టైయర్ అయిపోతాడు, యాక్చువల్‌గా అసల ఎత్తి బా చదవడానికి కూడా, ఆయన‌కు ఓపికుండదు. ఎందుకంటే, కడుపులో అంతా కూడా గాబరా పెట్టేస్తుంది. అలా కాకండా సులువైన ఆహారం, ఈజీగా జీర్ణం చేసుకునే వస్తువుల్ని, వాళ్ళకి వ స్కూల్‌లో పంపించి పంపించాలి. ఎప్పుడన్నా, సరదాగా! ఒక సండేనా, అససేదు సాటర్‌ డే నాడో, ఫ్రైడే నాడో, అతనికి ఇష్టమైన కూర పెట్టి, పంపించడం ఇది ఒక తప్ ఓకె. చాలా మంచిది! కానీ, ప్రతిరోజు చాలా, డైజెస్ట్ చేసుకోలేని ప్ ఈ ఈ ఫ్ ఈ అన్నాలు, అవన్నీ పెట్టి పంపిస్తే, ఆ అబ్బాయికి చాలా ఇబ్బంది పడతాడు.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండ్ అవును. అవునండి. <chuckles> అవునండి. అవునండి. అన్ హ్మ్. అవునండ్ అవునండ్ అవునండి. ఆ! చాలా చక్కగా చెప్పారండి. ఇది అంటే, పిల్లల విషయంలో మనం ఏది నేర్ నేర్పించాలన్నా అది జీవితంలో గానీ, జీ జీవనశైలిలో గానీ, మనం చదువు విషయంలో గానీ, దేంట్లోనైనా సరే ఏదైనా హిడెన్ టాలెంట్ ఉన్న, టాలెంట్ ఇక పోల్చుకుంటాం గదండీ. పోల్చడం జరుగుతది గదండీ. అంటే పేరెంట్సు ఈ పిల్లోడు, ఆ పిల్లోడుని ఆ పోల్చుకోవడంలో అది, అది ఎంతవరకు నిజమని మీరు అంటారండి? పోల్చుకోవడం మంచిదేనా? లేక అది జీవితాన్ని జీవిత శైలికి దా ఆహ్, హానికరం అని నేను అంటానండి. మీ మీరు ఏ విధంగా చెప్తారండి దాన్ని?
అవునండి. లేదండి. పా అసలూ తప్పకుండ అండి. అసలు ఒక స ఒక స్టూడెంట్‌ని మరొక స్టూడెంట్‌తో పోల్చకూడదండి. ప్రతి మనిషి కూడా ఆయనకంటూ, ఒక ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి. శైలి ఉంటుంది. ఈ ఒక విధానం ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరి దాంట్లో టాలెంట్ ఉంటుందండి. అంచేత ఒక ఇంగ్లీష్‌లో ఒక ఈ సామెత ఉంది. ఎవ్రి యూనిక్ ఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ స్కిల్స్ ఉంటాయి. సో, కొంతమందివి బయట పడతాయి. కొంతమంది బయట పడకుండానే పాపం అలా మరుగున పడిపోతారు. అంచేత ఎవ్రి పర్సన్ ఈజ్ ఎ యూనిక్ అన్ ధేర్ ఓన్ వే వాళ్ళ, వాళ్ళ తాలూకా వేలో వాళ్ళు చాలా యూనిక్‌గా ఉంటారు. కానీ ఈ తల్లిదండ్రులు చేసిన ఇది, మళ్ళీ టీచర్‌లు చెప్పిన దీని వల్ల, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి, కొంచెం అటు ఇటుగా మారిపోతారు.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. నిజంగా. అవునండి. అవునండి. అవునండి. అంటే పి ఆ! అ అంటే పి పిల్లలనేది జీవితం అనేది కష్టంగా ఉండడం కాదు, ఆహ్, మన ఆలోచన కష్టంగా ఉంటే జీవితం కష్టంగా అనిపిస్తుంది అని అంటారు కదండీ. దా దాన్ని ఏ విధంగా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తామండి మనం?
యాక్చువల్‌ హ్మ్. చెప్పండి. అంటే ఆలోచన కూడా కష్టంగా ఎందుకు ఆలోచించాలండి, అది నా ఉద్దేశం. కష్టంగా ఎందుకు? సులువుగా ఆలోచించండి. సులువుగా మనం ఆ! ఏ పై ఏ పాఠ్యాంశం చదువుకున్నా సులువుగా ఏ రోజైతే పాఠం చెప్పారో అదే రోజుని మీరు రెండు మూడు సార్లు చదివి పక్కన పెడితే, మీరు చాలా సులువుగా దాన్ని అర్థం చేసుకుంటారు. అదే పాఠ్యాంశాన్ని ఇవాళ పా చెప్పిన పాఠ్యాంశాన్ని 10 రోజుల తర్వాత మీరు వి విన్నారనుకోండి, అది మీకు ఆ సులువు అనేది పోతుంది కష్టం అవుతుంది. ఎందుకంటే అర్థం, అర్థం పో మారిపోతుంది. అప్పుడు ము 15 రోజుల క్రితం చెప్పిన టీచ్చర్ చెప్పింది, మరి గుర్తుండదు కదండీ. ఇప్పుడు ఇవాళ జరిగిన ఇన్‌సిడెంటే రేపు మళ్ళీ మర్చిపోతున్నాం మనం.
ఆ! అదే. అదే, అదే అండి. ఆ! అదీ కరెక్ట్ అండి. అవును. అవునండి అదే, అదే అండి. అవును. అవునండి. అవునండి. అదే, అదే. ఆ విధంగానే ఆహ్, లైఫ్ విషయంలో కూడా చెప్పుకోవాలండి మనము. ఈ పాఠం చెప్పినట్టే, <chuckles> పిల్లలకి ఎగ్జాంపుల్‌గా లైఫ్‌లో కూడా చెప్పుకుంటే అయిపోతది అనుకుంటా అండి నాకు తెలిసి.
అలా అందుచే అంతే. లైఫ్‌లో చెప్పాలి. మీరు ఎక్కువ హడావిడి చేయొద్దు. ఏ చదువు గురించైనా, లేపోతే తిండి గురించైనా, లేపోతే కట్టుకునే దుస్తుల గురించైనా, ఎక్కువ హడావిడి చేయొద్దు. సింపుల్ డ డ్రెస్సెస్‌లో ఉండండి. ఆహ్, సింపుల్‌గా మీరు ఈ క్లాసులకెళ్ళండి క్లాసులు పెట్టింది దేనికి? వాళ్ళు టీచర్స్ చెప్తారు. మళ్ళీ ట్యూషన్ కూడా అవసరం లేదు. నువ్వు శ శ్రద్ధగా చదివితే ట్యూషన్ కూడా అనవసరం అండి.
అవునండి. అదే. అదే. అదే. అది. అ అంటే పిల్లలకండి కష్టంగా హార్స్ వాయిస్‌తో కంటే చెప్పడం కంటే, ఆహ్, సులభంగా కథ రూపంలో చెప్తే పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటారు కదండి. ఆహ్, దాన్ దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారండి?
అవును. దీన్నంటే ఇప్పుడు ఏదో కథ అంటే, ఇప్పుడు ఈ పులి, నక్క అలాంటి కథలు <chuckles> చెప్పేకన్నా, మనం ప్రాక్టికల్‌గా ఇలా నువ్వు చేయడం వల్ల, నీకు ఎంతో సులువు అవుతుంది. ఎందుకంటే ఆహ్, మళ్ళీ, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి చదివింది ప పది రోజులు గుర్తుండిపోయేటట్టు మనం చదవాలి.
అవునండి. అవునండి.
ఏరోజు చెప్పింది, ఆరోజే చెయ్యాలి... అది అలా పోస్ట్‌పోన్ చేయకూడదు. ఇలాగ మనం వాళ్ళకి చెప్పి, వాళ్ళని గైడ్ చేసేమనుకోండి, తప్పకుండా మనం, అందులో కృత్య కొయీ ఇ గెలుస్తాం. పిల్లలు కూడా ఆహ్, దాంట్లో మంచి నాలెడ్జిని పెంచుకుంటారు.
అవునండి. అవునండి. అవునండి. అవును. అంటే సీరియస్‌గా చెప్పడం వల్ల, పిల్లలకి అంత అర్థం అవ్వదు. ఊరికే కథ లాగా చెప్తే బెటరని అంటారండి.
అవును. అవును! ఆహ్, కథలాగా చెప్పడం అంటే ప్రతీదీ కథలాగా <chuckles> మనం చెప్పలేం కదా! ప్రతీదీ కథలాగ చెప్పలేము. గాని ప్రాక్టికల్‌గా చెప్పడం...
అవునవునండి. అంతే. అదే. అదే అండి. అవునండి. జె అంటే, అదే అండి. అదే అండి. ప్రాక్టికల్‌గా చెప్తేనే, వాళ్ళ జీవనశైలి కూడా బావుంటుందండి. అంటే, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మెలిగే అల్ ఆహ్, కలిసి ఉండాలో తెలుస్తది వాళ్ళకవును.
కథలా చెప్పే బదులు ప్రాక్టికల్‌గా చెప్పాలి. ఆ! ప్రాక్టిక్ హ్మ్. తెలుస్తుంది. అందుచేత ఈ పేరెంట్స్‌ది, ఇందులో పాత్రుందండి. పిల్లలకి ఆ జీవనశైలి నేర్పించడం అనేది ఫస్ట్ పేరెంట్స్‌ది, తర్వాత టీచర్సు, మెంటార్సు అంటారు కదా! వాళ్ళదండి. ఈ జీవనశైలిని ఆహ్, ఒక సరైన గాడిలో పెట్టే బాధ్యత పేరెంట్సు మరియు టీచర్సండి. వీళ్ళిద్దరూ ఆహ్, వీళ్ళిద్దరూ ఆహ్, పిల్లలకి బాగా చెప్పగలిగితే, తప్పకుండా పిల్లలు చాలా మంచి దె తోవలోకి వెళ్తారు. వాళ్ళు మనం అనుకున్న రిజట్ల్సు వాళ్ళు సాధిస్తారండి. అలా కాకండా, తొందరపడి ఏదో ఆహ్, వాళ్ళని గాబరా పెట్టేసి, చదివించి, ఏదో పెద్ద పెద్ద మ్ ఇవి చేయడం వల్ల ఏమీ ఉండదండి. సింపుల్ లివింగ్గా చెప్పాలి. తప్ చిన్నగా నెరు బతకడం అనేది నేర్పించాలి.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి చాలా. చా <sniffs> అవునండి. అవునండి. ఆ! అవునండి. చాలా చాలా చక్కగా చెప్పారండి. అంటే, పిల్లలకు ఏ విధంగా బోధిస్తే, వాళ్ళకి జీవనశైలి అర్థమవుతుంది అనేది, చాలా క్లియర్‌కట్‌గా, ప్రాక్టికల్‌గా, మంచి, మంచి టిప్స్‌తో, ఆహ్, చాలా చక్కగా వర్ణించారండి. అంటే, ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఒత్తిడి లేకుండా ఏ విధంగా నేర్పిచ్చాలని చాలా బాగా చెప్పారండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆహ్, ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.